అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఈ షోరూమ్‌లో ఒక ప్రైజుండేది. దాని తర్వాత ఇంకో షోరూమ్ వెళ్ళినప్పుడు వాడికంటే ఇంకా తక్కువ ప్రైజెక్కువ ఇవ్వడము. ఇది మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికేళ్తే ఇంకొక అట్లా ఉండేది. లేదా ఒక మనకు కావాల్సిన మోడల్ దొరకకపోవడమూ, ఇలాంటివెక్కువగా జరిగేదనమాట. ఉ ఉదాహరణకు నేను బాష్ వాషింగ్ మిషన్ కావాలని ఎళ్తే చాలా షోరూంలలో దొరకవు. ఒకడంటే అసలూ ఒక ఎగ్జిక్యూటివ్ అంటాడు, "అది ఇండియాలో లేదు సార్. సర్వీసే లేదు సార్" అంటాడు. ఆ! లేదా వేరే మనం వె వేరే షోరూమ్ దగ్గరికెళ్ళామనుకోండి
అవునండి. అవును. అవునండి. అవునండి. ఒకవేళ ఆళ్ళ దగ్గరేంటంటే మళ్ళీ మనకి నచ్చిన వాషింగ్ మిషను తక్కువ, తక్కువ ప్రైజ్‌లో ఉన్నాయనుకోండి మళ్ళీ వాళ్ళేంటంటే అక్కడికెళ్ళగానే వాళ్ళు ఎక్కువ ప్రైజ్ కొనిపించేలా చేసేవాళ్ళనమాట. <giggles> అవునండి. వాళ్ళకి వాటికున్న బెనిఫిట్స్ కానీ, ఇవి కానీ, అవి కానీ చెప్తూ అవునండి. వాళ్ళూ మన మీద
మనం ఉన్నాయి అంట కడుతుంటారు మనకి. ఆ! యాడ్ ఆన్ యాడ్ ఆన్ చేస్తుంటారు. ఆ యాడ్ ఆన్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకీ అదే మనం ఏదైన్ ఆ! ఏదైనా మనం పదిహేను వేల రూపాయల కొన్నామంటే రూ. 1000 రూపాయల ఎక్ ఎక్స్‌ట్రా యాడ్ యాడ్ ఆన్ చేస్తుంటారు. <giggles>
ఆ! అవునండి. కాకపో మళ్ళీ ఏంటంటే మన మైండ్‌లు మార్చేస్తారనమాట. ఓకె దీనివల్లింత అడ్వాంటేజ్ ఉంది కదా! మళ్ళీ ఎందుకులే ఇది కొనుక్కోవడం అదే తీసుకుందాం రూ. 1000 రూపాయలు పెరిగినా
ఆ! ఎందుకులే ఇక్ అక్కడ మెయినేమవుతుంది అంటే వీళ్ళకీ అంటే ముందు నుంచి ట్రైనింగ్ ఇస్తారు అంటా కదా! అంటే ఏం చేస్తారంటే ఖచ్చితంగా యాడ్ ఆన్ చేపిస్తారు. ఇంకొకటేంటంటే, మనం, మనం వెళ్లి అడిగిన మనకిష్టమైన మనం అక్కడ ఇక్కడ రివ్యూ అన్ని చూసి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని మనం కావాలనుకుని వెళ్ళిన మైండ్‌లో ఆ బ్రాండ్ గానీ, ఆ మోడల్‌ గాని ఉండదు. మళ్ళీ లేనివి లే లేదనుకోండి అక్కడుండే ఎగ్జిక్యూటివ్సు లేని ఆ బ్రాండ్ గురించి నెగెటివ్‌గా చెప్పి వాళ్ళ దగ్గరున్నది మనకమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవి కొన్ని నెగటివ్స్ అనమాట.
అవునండి. అవునండి. అవునండి. ఇంకా ఏంటంటే మీరా అవునండి.